ఓకే. ఓకే. ఆ! అండి.
ఓకే. పెళ్లి చేసుకున్నాము. అంటే ఆహ్, పెళ్లి గూడా ముందే తెలుసనమాట. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఎంగేజ్‌మెంటయింది. సో, పెళ్లి చేసేస్తారు అవ్వగానే, జాబవనేది ఏమి లేదు అనర్థమయింది. ఓకే. నాకేం ప్రాబ్లమ్ లేదు. నేను పెళ్లి చేసుకుంటానని ఇష్టంగానే చేసేసుకున్నా. చేసుకున్నాక నేను, మా వారు కలిసి మా వారప్పడికే మాస్టర్స్ చేశారు ఆస్ట్రేలియాలో. అక్కడికే వెళ్ళాలి అని వెళ్ళిపోయాం.
ఓకే. ఓకే. ఓకే. ఆ! అండి. ఓకే. ఆ! అండి. ఓకే. ఆ! ఓకేకే. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేశారా అండి? అద్భుతం. అద్భుతం. ఓకే.
ఇంట్లో అందరికి తెలుసు. హ్మ్. ఆహ్, చేశారు. ఇంక అక్కడే సెటిలవ్వాలి అని చెప్పి, అక్కడికి వెళ్ళామనమాట. మ్యారేజయింది. ఇంటి దెగ్గరన్నీ ఆహ్, సాంప్రదాయాలుంటాయి గదా! అలా అన్నీ పూర్తయిన తర్వాత వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చక్కగా ఆహ్, మా వారికి మంచి జాబొచ్చింది. నాకు పెళ్ళికి ముందే ఆయనకొచ్చింది. ఆహ్, జ్ నన్ను దీసుకొని వెళ్ళిపోయారు. ఇంగ జాబ్ కంటిన్యూ జేస్తూ ఉన్నారు. నేను ఇంట్లో ఉంటూ ఉండేదాన్ని. అంతా బావుండేది. అయితే, కొన్నాళ్ళకి ఏంటి అంటే, నాకు కూడా జాబాఫరిచ్చారు వాళ్ళు.
ఓకే. అవునవును. హుహు. అద్భుతమండి. ఓకే. ఓకే. ఓకేకే. ఓకే. అద్భుతం. చాలా అద్భుతమండి. ఓకే. అంటే, ఎందులో అండి జాబు? జాబాఫరొచ్చింది మీకెందులో?
నేను చేద్దాము అనుకున్ అందులో మా వారెందులో జేస్తారో అందులోనే ఒచ్చింది నాకు గూడా.
ఆహాహ! అంటే ఏ డొమైనండి? అంటే, ఎట్లా ఎ దేని మీద జ
సాఫ్ట్‌వెరండి. ఐటీ. ఐటీ. ఇన్‌ఫో‌సీస్‌లో ఒచ్చిందనమాట నాకు.
ఒ ఓహ్! అద్భుతమండి. చాలా అద్భుతం. ఓకేకే.
సేమ్. ఆయన కానీ, టీమ్స్ మార్చి ఇచ్చారనమాట. ఎందుకంటే, ఒకేసారి సెలవ పెడితే ప్రాబ్లమవ్వకూడదు అని అట్లా ఇచ్చారు. ఓకే. అందరం హ్యాపీనే ఇంగ జాబ్ జాయినయిపోవాలి, అది, ఇది అనుకున్నాను. ఆహ్, ఒకా మొత్తం ప్రొసీడింగ్సన్ని అయిపోయినాక, నెక్స్ట్ డే నాకేం తెలిసింది అంటే, ఒక 2 డేస్ తర్వాత నేనూ ప్రెగ్నెంటని తెలిసిందనమాట.
మీరు హ్మ్. అవునవునండి. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఆహాహాహాహా! ఇది చాలా అద్భుతమైన వార్తండి. చాలా సంతోష పడాల్సిన వార్తనమాట.
<laughs> అయితే అవునండి. నిజ్జంగా మాకు లైఫ్‌కి ఏంటంటే, ఒక టర్నింగ్ పాయింటనమాట ఇది. ఈ మార్పనేది. ఆహ్, మేము చాలా మంచిగా యాక్సెప్ట్ చేశాము. జాబిప్పుడు కాపోతే తర్వాత చేసుకోవచ్చు, ఆహ్, ఒచ్చిన దాన్ని మనమిట్లా కోల్పోకూడదని మంచిగా డెసిషన్ తీసుకోని, పిల్లలని కంటానికి రెడీ అయ్యాము.
నిజంగండి. అంతే. అంతే. అంతే. అంతే. అంతే అండి. ఇప్పుడు ఒకా మీ ఇద్దరిది ఒక ప్రపంచము. అలాంటి ప్రపంచంలో, ఒక చిన్న ప్రపంచం యాడవ్వబోతుంది అనంటే, అదీ ఎంతో ఆనందకరమైన విషయమని చెప్పాలనమాట మనం. హ్మ్.
హ్మ్. అవును. నిజంగానే అండి. మాకు అంతే. చాలా సంతోషమనిపించి, ఓకే అనుకున్నాం. అంతా బావుంది. ఆహ్, హాస్పిటల్‌కి వెళ్ళాము. బేబీ గ్రోత్ బావుంది. అంతా బావుంది. ఆహ్, అయితే ఏంటి అంటే, ఆహ్, నాకూ 3 మంత్సట్లా ఒచ్చినప్పుడు, మా వారికి వాళ్ళ ఫ్రెండ్సేమడిగారు అంటే, మనం ట్రిప్పుకి వెళ్దాము అని జెప్పి చెప్పారు. ఆస్ట్రేలియాలోనే ఒక ప్లేసనమాట. వాటర్ రైట్స్. మనకి ఇప్పుడు ఆ! అందరం ఒకా 6 కపుల్సనమాట.
ఓకే. సంతోషం. హ్మ్. హ్మ్, హ్మ్. ఓకే. అంటే మీ మీ అందరా అండి? మీ అందరాండి?

ఓకే. ఓకే. ఓకే. ఆ!
అలాగా బోల్డన్ని రైడ్స్ ఉంటాయి. 'వండర్‌లాకి' మించిన రైడ్స్ ఉంటాయన్నమాట. సో, ఇంకా అలా వెళ్ళాం 3 డేస్ అట్లాగా ఇంకో 2 డేస్ ఏమో బయట అన్ని ప్లేస‌స్ చూడడానికి అలా 1 వీక్ ప్లాన్ జేసుకున్నాం. నేను ఫస్ట్ 'వండర్‌ల' లాంటి దానికేళ్ళిన దానికి అసలు ఏమి రైడ్స్ ఎక్కలేదండి. అంటే నార్మల్‌గా వెళ్ళాను, చూసాను. ఎందుకంటే ప్రెగ్నెంట్ కదా! సో, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని చూస్తూ, వీడియోస్ తీస్తూ అట్లా చక్కగా ఎంజాయ్ జేశాను. నేను చాలా హ్యాపీ కూడా. సెకండ్ డే వాటర్‌కేళ్ళాము. వాటర్‌కేళ్ళినప్పుడు ఏంటి అంటే ఒక పెద్ద రైడు, అది చూడడానికి చాలా స్మూత్‌గా ఉంది. ఒక్క ఆ! ఏం లేదు. అంటే జస్ట్ అలా పైనుంచి కిందకి జారుకుంటూ వచ్చేది. అందరు ఏమో "నువ్వు కూడా చెయ్యి చెయ్యి అన్నారు." నేను గూడా చాలా రెడీ అయిపోయాను. అయితే రెడీ అయ్యి ముందుకు వెళ్ళిన తరువాత అక్కడ ఏంటి అంటే ఏదైతే మనకి జ్యువెల్లరీ ఉంటుందో అవన్నీ తీసేయాలి.
అవునవును. అవునండి. హ్మ్ హ్మ్. ఓకేకే. ఆ! అంతే. అవునండి. చాలా ఆహా! ఓకే. ఓకే. ఆ! హ్మ్. ఓకే. అంటే నీట్‌గా, చిన్నగా, సాఫీగా రిపేరైడన్. ఓకే. ఓకే. ఆ! ఓకేకే. ఆ! అండి.
ఆ! అవన్నీ తీసేయాలి. అంటే నాకు ఏంటి అంటే లైఫ్‌లో ఫస్ట్ టైము మెడలో మనకి తాళి కడతారు కదా! అది కూడా తీయాల్సిసోచ్చింది. సో, ఇంక నేను డ్రాప్ అయిపోయాను. ఆ! ఆ ఆ తాళి తీయమంటే నేను ఇంకా డ్రాప్ అయిపోయానన్నమాట. నాకు ఒద్దు. నాకు అంతగా ఏమి అవసరం లేదు తీసి రైడ్ చేయాల్సినంత ఇంపార్టెంట్ ఏముంది అనిపించి వచ్చేసా.
ఓకే. పెళ్లి సమయంలో కట్టే నెక్లెస్ తాలి ఓకేకే. ఆ! అండి. అది. ఆదేయండి. ఓకే. ఆ!
ఆ! ఓకే అయిపోయింది. నెక్స్ట్ డే అలాగే వాటర్ కూడా నేనేం ఎక్కలేదు. అంత సుస్ సుస్ ఆహ్, స్మూత్‌గా చక్కగా సాగిపోయింది. నెక్స్ట్ డే.
అంతే మీరోక ప్రేక్షకులు ఆడియన్స్ లాగా ఉండిపోయారు. ఓకే. <chuckles>
ఆ! అంతేనండి. ఆ! అలాగే అంటే లైక్ మనకి ఏమైనా తెలియకుండా ఏదైనా తప్పు జేస్తే జీవితాంతం బాధ పడాలి. బిడ్డ ఉంది గదా! లోపలని అదొక టెన్షన్‌తో
ఓహ్! అది చాలా ప్యూరండి. అది చాలా అద్భుతమైన ఇదన్నమాట. ప్రెగ్నెంట్ అనేది లైఫ్‌లో ఒకటి రెండు సార్లు వచ్చేది కదండీ. అది చాలా పవిత్రమైనదన్నమాటది.
హ్మ్. అదే. నిజమేనండి. నాకు అదే అనిపించి నేను దేనికైనా శాక్రిఫైస్ చేయాలి ఇది మాత్రం నేను ఎక్కను. కావాలంటే మళ్ళీ రావచ్చు అనుకుని వదిలేసా. ఆ నెక్స్ట్ డే ఏంటి అంటే పిల్లల పార్క్‌కన్నామాట. కొంత్ ఇద్దరు ముగ్గురు పిల్లలుంన్నారు అంటే కపుల్స్‌లో, వాళ్ళ పిల్లలకి రైడ్స్ కోసం వెళ్ళామన్నమాట. అక్కడ ఏంటి అంటే అంతా 0 - 6 మంత్స్, 0 - 8 మంత్స్ అలా కూడా ఎక్కచ్చు ఆ రైడ్స్ అనేవి చెప్పారు.
హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఓకేకే.